ఖచ్చితంగా. ఆ! అంటే ఇప్పుడు ఉన్న డిజిటల్ ఎరా మొత్తం టెక్నాలజీ‌నే యూజ్ చేస్తున్నాం మనము. కాబట్టి మన లైఫ్, వర్క్ లైఫ్ అనేది మనం బాలన్స్ చేసుకోవాలి ఖచ్చితంగా. హ్మ్, అంటే వర్క్ లైఫ్‌ని ప్లసు ఈ టెక్నాలజీ పరంగా వెళ్ళే ఫోన్స్ గానీ, ల్యాప్టాప్స్ గాని, టాబ్స్ గాని ఇంకా చాలుంటాయి కదా! మనకి ఆ! అవి అన్ని, అన్ని అన్నమాట. ఏ విధంగా వాడుకోవాలి అంటే మనం ఆహ్, నేనైతే ఏం చేస్తానంటే, అంటే మనం టెక్నాలజీ‌ని మనం మనకు సహాయపడడానికి వాడాలి గాని, మన మనసుని నియంత్రించుకోవడానికి అయితే వాడొద్దు దాన్ని. అంటే మనం ఏ పని చేయాలన్నా కొంత కొన్ని సార్లయితే మనం మన ఫోన్‌లో చే మన చేతిలో ఫోనుంటే మనం ఏ పని చేస్తున్నామో కూడా మనకు ఐడియా ఉండదు. ఏం చేస్తామో అనేది
అవును. ఓకే. అవును. యెస్. యెస్. వాస్తవం. హ్మ్. హ్మ్. యాహ్! యాహ్! యాహ్! ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఫోన్‌లో ఏదైనా సెర్చ్ చేయడానికి వెళ్ళావు. లైక్ చాట్‌జీపీటీ‌నే వాడడానికి వెళ్ళావు ఏదో డౌట్‌తో బట్ అనుకోకుండా నీ హాండ్ ఏమైదంటే ఇన్‌స్టాగ్రామ్‌ని క్లిక్ <chuckles> చేస్తాదన్నమాట. అలా, అలా డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో ఇలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ వర్ఫ్ వర్క్ కోసమే ఈ టెక్నాలజీని ఏ విధంగా వాడతావు? దానికంటే ఏమన్నా రిమైండర్స్ కానీ పెట్టుకుంటావా? లేకపోతే ఏమన్నా ప్లానింగ్ చేస్తావా? ఎలా చేస్తావు చెప్పు? లైక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ విధంగా నీ వర్క్ అనేది ఉంటుంది? దాన్ని ఏ విధంగా నువ్వు బ్యాలెన్స్ చేస్తావు?
ఆ! <chuckles> అదే, అదే. హ్మ్. <chuckles> అదే. ఆ! ఆ! ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంటేను ఉదయం లేవంగానే ఫోన్ ఫోన్ చూడను అన్నమాట. ఫోన్ స్క్రీను ఉదయమే చూస్తే నాకేదో రీల్ లైఫ్‌లో బతుకుతున్న ఫీలింగ్ వస్తుంది ఫోన్ చూస్తే. సో నేను ఫోన్ చూడను. <chuckles> సో, ఫోన్ చూడను నేను.
ఓహో! సూపర్. <chuckles> హుహు. ఈ జ్ఞానోదయం ఎప్పుడు అయింది నీకి? ఫోనంతా వాడేసి, వాడేసాక <giggles> జ్ఞానోదయమయిందా?
ఓహ్! ఫో ఆ! ఫోన్ ఫోన్ వాడి, వాడి ఫోన్ వాడడం వల్ల నష్టాలను తెలుసుకున్న తర్వాత ఆ కష్టాలు, ఆ నష్టాలు నష్టాల వల్ల వచ్చిన కష్టాలు ఆ బాధలు, ఆవేదనల వల్ల ఈ జ్ఞానోదయం అయింది నాకు. <chuckles> ఆ! ఆహ్, <smacks lips> ఆహ్, అలా ఆహ్, ఆహ్, ఫోన్ చూడనన్నమాట. గంట, 2 గంటల వరకు. నేను టైమ్ పెట్టుకుటాను. మార్నింగు 9, 9:30 లోపల అంటే ఆఫీస్‌కేళ్ళే గాప్‌లో చెక్ చేసుకుందాం మనం నోటిఫికేషన్‌లేమనా ఆహ్, ఉంటే చూసుకుందాం అన్నట్టు అది అది టైమ్ పెట్టుకున్నాను.
ఓహో! సూపర్, సూపర్. హ్మ్. తరువాత? హ్మ్. హ్మ్. హ్మ్. అవునులే, వర్క్‌కు సంబంధించయినా, లేకపోతే ఇంట్లో అయినా ఫ్రెండ్సయిన ఎవరైనా, ఏమైనా మెసేజ్ పెట్టారేమో అని చెక్ చేసుకుంటావు అంతేనా?